వే శ్రీశైలంకి నేను, మా నాన్న, మా అమ్మ, మమం ఫ్యామిలీతో వెళ్ళామండి శ్రీశైలం హ్మ్. <giggles> ఫ్యామిలీతోటే వెళ్ళాం అండి, మంచిగా అనిపిస్తదండి. ఆహ్, అ ఆ పుణ్యస్థలం అనేది, అక్కడ వెళ్ళాం. మేము సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వెళ్తూ ఉంటామండి శ్రీశైలం.
కుటుంబంతో ఎళ్లారు. ఓకే. ఓహో! ఓకే అండి. ఓకే. ఓహో! ఓకే. సూపరండి.
ఇష్టమండి. ఇంకా స్కూల్సు, కాలేజీలు స్టార్ట్ అయ్యే ముందలా, అంటే మా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అంటే పొలాలు వేసే ముందు కూడా ఆహ్, కంపల్సరీ మేము అక్కడికి వెళ్లి దర్శించుకొని, వచ్చాకనే మేము స్కూలు, కాలేజీకి వచ్చేస్తాము. ఆహ్, మా అమ్మ, మా నాన్న వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే సెంటిమెంట్‌గా చూస్తామండి అక్కడ. <giggles>
హ్మ్. ఆహా! ఓహో! <chuckles> అదే, అదేండి. మనం ఏదైనా పని మొదలే ముందే ఎళ్ళి ఒకసారి ఎళ్లి అలా వస్తే, ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అని.
ఆ! హ్మ్. అవునండి, అలా ఫీల్ అవుతూ ఉంటాము. మాకు చాలా ఇష్టం, బయట పార్కుంటుందండి. అంటే ఒక చెట్టు మీద చెట్టు కటింగ్స్ ఉంటాయి. ఆ డెకరేటివ్ ట్రీస్ ఉంటాయి. పాములాగా కూడా ఒక చెట్టు ఉంటుంది. ఆ పాము ఆ శివలింగం కూడా లాగా ఒక చెట్టు అంటే కటింగ్స్ అలా ఉంటాయండి, అవి నిజంగా శివ ఆ! అది
హ్మ్. హుహు. హుహు. ఓహో! ఓకే. కటింగ్స్. ఆ! ఈ మధ్య నిజంగానే అండి. నేను కూడా ఎక్కడ విజయవాడలో అనుకుంటా గుడికి వెళ్తే చూశాను. ఇలాగే రకరకాలుగా దె కట్ చేశారు చెట్లు భలే అనిపించినియి నాకు కూడా.
అవునండి. <chuckles> మాకైతే అక్కడైతే ఇంక లింగం లాగా కట్ చేయడం అండి. వెరైటిగా చెట్టు మీద చెట్టు, స్టెప్ బై స్టెప్ చెట్టు పాములాగా, చెట్టు కూడా ఉంటుందండి. <giggles> అక్కడైతే కటింగు, అంటే మెయింటెనెన్స్ బాగుంది. బా ఇంకా అద్దాల మేడ విషయానికొస్తే, మనం ఎటు జూసినా మనమే కనిపిస్తాం. ఆ అద్దాల మేడల్లో <chuckles> అయితే.
<chuckles> ఓకే. హ్మ్. <giggles> ఓకే. ఓకే. మరి ఫుడ్డు, ఫుడ్డు ఇదంతా ఎలా అండి. మరి మీరు తీసుకు వెళ్ళారా? లేదంటే అక్కడేమైనా తిన్నారా?
పాతాళగంగ దగ్గర ఏంటి? మేము తీసుకెళ్ళామండి. మేము కొన్ని తీసుకు అంటే వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరకి వెళ్ళేటప్పుడు నీచు తినొద్దు అంటారు కదండీ, సో మేము పులిహోర, పాయసం లాంటివి చేసుకెళ్ళామండి. స్నాక్స్ టైప్ తినేసాము, చపాతీలు, లైట్ ఆలు ఫ్రై అలాంటివి తీసుకెళ్ళామండి. వచ్చేటప్పుడు మాత్రం, ఆహ్, ఇక్కడ దగ్గరలో డిండి దగ్గర ఉంటుందండి, మాకు అక్కడ ఫిష్ ఫ్రై అవి ఇవి చేసుకొని, అవి తినేసి వచ్చేసామండి. కొంసేపు
హ్మ్. అవును. హుహు. ఓకే. ఓకే. ఓకే. దర్శనం అయిపోయింది కదా! అందుకనేనా.
దర్శనం అయిపోయింది కదా! అని, అవునండి. <chuckles>
మనకి మామూలుగయితే దర్శనం ఎంత టైమ్ పడుతుందండి శ్రీశైలంలో?
ఆ! ఎక్కువ అంటే అండి, శివరాత్రి టైమ్‌లో వెళ్తే ఆరోజు దర్శనమే మనకు అవ్వదండి, డే అంతా పడుతుంది. నార్మల్ డేస్‌లో వెళ్తే 1 అవర్‌ అయిపోతుంది. ఇంకా ఎవ్వరు లేని టైమ్‌లో వెళ్తే, అప్పటికప్పుడు ఇలా వెళ్ళేసి ఇలా వచ్చేయొచ్చు దర్శనం.
ఓహో! ఓకే. ఓకే. వచ్చేయొచ్చు ఓకే. జనం బాగా ఉంటారండి ఎప్పుడు, అంటే మామూలుగా ఉంటూనే ఉంటారా?
అంటే బేస్ ఆ! అండి.

తప్పకుండానండి. మాకు శ్రీశైలం మాకు దెగ్గరనండి. మాకు చాలా దెగ్గర. ఎంత అంటే, ఆహ్, ఒక 100 కిలోమీటర్స్ అంతేనండి మాకు. మేము ఉండేదే అటు.
హుహు. ఓహో! ఓకే. అంటే మీ‌దెక్కడ ప్రాపరెక్కడండి?
మాది నాగర్ కర్నూల్ అండి. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ మాది. మేము నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లాస్ట్‌లో ఉంటాం. మా నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌కి ఆనుకుని బోర్డరింగ్‌లో శ్రీశైలం ఉంటుంది. అంటే అడవి మొత్తం మన తెలంగాణా కొస్తుంది. టెంపులొకటి ఆహ్, ఏ అవునండి ఏపీ‌ కొస్తుంది. మాకు చాలా ఇష్టమండి. ఆ బోర్డరన్నా ఆ ఏరియా అన్నా. ఆ!
ఓహో! ఓకే. హుహు. ఆహా! <laughs> ఓకే. ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉన్నారనమాట.
ఆ! అవునండి అవును. నాకు చాలా ఇష్టమండి. శ్రీశైలం మేము అంటే హ్మ్. శ్రీశైలం అయితే రైలు ప్రయాణం ఉండదండి. ఓన్లీ బస్సే ఉంటుంది. బస్ ఆర్ కార్, బైక్. ఆ! మా దెగ్గర నుండి. మా దెగ్గర నుండి కాదండి ఎక్కడినుంచైనా సరే శ్రీశైలంకి రైలనేది ఉండదు. ఓన్లీ బస్సు <giggles> అంతే. అంటే మా ఆహ్, మా అంటే నల్లమల్ల కొండలు పెద్ద పెద్దగా ఉంటాయండి మా దెగ్గర. సో, ఇంకా ట్రైను ఇంకా ట్రైన్‌ వే అనేది జెయ్యలేదక్కడ. ఓన్లీ బస్‌ వే ఒక్కటే ఉంది. రోడ్డు కనెక్షన్
ఓకే, ఓకే. ఆహా! మీ దెగ్గరనుంచి. ఓకే. హుహు. ఓకే ఓకే. ఆ! నిజమే అండి. ఓకే. అవును అది సాయంత్రం, ఆ వే‌లో వెళ్తే బసెస్ ఒక టైమ్ వరకు తింపి తర్వాత ఆపేస్తారంట నిజమేనా అండి?
అవునండి అవును. టోల్ గేట్స్ టైపుంటయ్యి. పోలీస్‌లు అంటే అడ అడవి కదండీ! లోపల జంతువులు క్రూరమైన జంతువులుంటాయి. ఏమన్నా యాక్సిడెంట్స్ లాంటివి ఏమన్నా అయిపోతూ ఉంటాయి. జంతువులకేమన్నా అవ్వచ్చు, లేకపోతే ఆ జంతువులే మన మీద అటాక్ జేయొచ్చని. 10కి ఆపేస్తారండి పోనివ్వర్ అంటే మా దగ్గర అమ్రాబాద్ దెగ్గరుంటుంది ఒకటి. అక్కడే ఆపేస్తారండి. మననూరు గడ్డ దెగ్గరనే ఆపేస్తారు. లోపలికి అలోవ్ చెయ్యరండి. 10 లోపలనే వెళ్ళిపోవాలి. మన ఓన్ వెహికల్సుంటే. బస్ బసెస్ గూడా ఎక్కువ 10 తర్వాత ఇంకా అటు వెళ్ళవండి చాలా వరకు. ఆహ్
ఓహో! ఆహా! హ్మ్. ఓహో! హ్మ్. హుహు. ఓకే. ఓకే. హుహు. ఓహో! ఓకే ఓకే. అంటే అంత భయంకరమైన ప్లా అడవులుంటాయన్నమాట అక్కడ. హ్మ్.
అవునండి. భయంకరమైన అడవి అది. బ చాలా మంది మిస్సవుతూ కూడా ఉంటారండి. కొన్ని యాక్సిడెంట్సు జరుగుతూ గూడా ఉంటాయి. అందుకే, ఆహ్, కష్టమండి వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు మనం ఎర్లీ‌గా ఎళ్ళిపోవాలి తొందరగా దర్శనం చేసుకోవాలి <chuckles> రిటనొచ్చేయాలండి. ఆ!
ఓహో! ఓహో! అంటే డే టైమ్‌లోనే మనం ఏదైనా చేసుకోవాలి. నైట్ టైమ్ మనకు అసలు ట్రాన్స్‌పోర్టేషనుండదు.